ఒకప్పుడు పని అంటే గనుక మరి ఆఫీస్‌కి వెళ్ళడం, మరి రావడం, అక్కడే పనిచేయడం ఇలాంటివి జరిగేవి గదా! ఈ మధ్య గనక చూస్తే, మారుతున్న కాలంతో పాటు ఇంటి వద్ద నుంచే పనిచేసే సంస్కృతి వచ్చేసింది. సో, ఈ ఇంటి వద్ద నుంచి పనిచేసే సంస్కృతిని మీరు ఎలా మరి చూసారు? ఎలా అనుభవించారంటే ఏం చెప్తారు?
అవునండి. ఆ! ఇప్పుడున్న కాలంలో మనకున్న గొప్ప వరం ఏంటంటే ఇంటి వద్ద నుంచి పని అనేదండి. ఎందుకనంటే ఈ సంస్కృతి మనకి చాలా రకాలు అంటే ఓ నేనొక 2 సంవత్సరాల నుంచి ఇంటి వద్ద నుంచే పని చేసుకుంటున్నానండి. సో, ఆహ్, ఈ 2 సంవత్సరాల నుంచి నాకు దీని వల్ల కలిగిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందకరంగానే ఉన్నాయండి.
ఓహ్! బావుందండి. ఆనందాన్నిచ్చాయా? <chuckles> బావుందండి.
సో, ఇప్ నేను చాలా అను చాలా సార్లు అనుకున్నాను. లైక్ ఓకే. ఒకప్పుడనంటే ఇదసలు పాజిబిలిటీ కాదు, ఇదసలు కుదిరేది కూడా కాదు.
ఓకే. నిజమే. చాలా మందికి తెలీదసలు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది గాని, ఇంటి వద్ద నుంచి పనిజేస్తారని గూడా తెలీదసలు యాక్చువల్‌గా.
అవును. చాలా మందికి తెలీదండి. కానీ ఇప్పుడు ఎ అంటే ఇప్పుడున్న స జనరేషన్ వల్ల కానీ, మనకొచ్చిన డెవలప్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్స్ వల్ల కానీ, ఏదైతేనేమి మొత్తానికైతే ఇంటి, మన ఇంటి వద్ద నుంచే మనము వర్క్ చేసుకోగలుగుతాము. ఒక పక్కన మన ఇంటిని, మన బాధ్యతలను నెరవేరుస్తూనే మనకి నచ్చిన పనిని, ఉద్యోగాన్ని మనం చేసుకోగలుగుతాం. అంటే మనం పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా 2 రకాలుగా నిలబెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
అవునండి. సూపరండి. అంటే మనకు నచ్చిన పని చేస్తూను యెస్. యెస్ మీరన్నట్టు మనకు నచ్చిన పని జేస్తూనే, మన ఇంటి వ్యవహారాలు కూడా చక్కబెడుతూ ఉంటాం. ఎట్ థ సేమ్ టైమ్ చాలా బావుంది. అంటే వెసులుబాటు కూడా చాలా బాగుంటుంది యాక్చువల్‌గా.
అవునండి. అండ్ అవునండి. వెసులుబాటు కూడా చాలా బావుంటుంది. ప్రతిదానికి ఆహ్, ఆహ్, కొన్ని లాభాలు కొన్ని నష్టాలున్నట్టే దీనికి మాక్సిమం అంటే ముఖ్యంగా మ నాలాంటి వాళ్ళకంటే ఒక మదర్‌కి ఇది చాలా బెనిఫిట్ అండి. నాకొక చిన్న బాబున్నాడు.
ఓకే. ఓకే. సో, మీకింకా చాలా ఉపయోగకరం చెప్పాలంటే.
యాహ్! అవునండి. మా బాబునొదిలేసి నేను జాబ్‌కెళ్ళడం నాకిష్టం లేదు. అందుకనే జాబ్ మానేసాను.
ఓకే. మానేశారు.
ఆ! కాకపోతే ఎలా అయినా అంటే జాబ్ చేసే అలవాటున్న వాళ్ళకి, అలాగే కూర్చొని ఇంట్లో ఉండడం కూడా తో నచ్చదండి. ఆ!
నిజమే అండి. చేయలేరు ఎన్ని రోజులు ఉండలేరు. వాళ్ళేమనుకుంటారంటే యాక్చువల్‌గా, "అబ్బా! ఈ జాబ్ వదిలేద్దాం. మంచిగా ఫ్రీగుందాం కొన్ని రోజులు" హ్మ్. గనిన్
ఆ! కానీ కొన్ని రోజులకి మనముండలేమండి. అంటే ఒకసారి ఒకటలవాటయిపోయాక అది మార్చుకోవడం అంటే కష్టమౌతది. మొదట్లో నా బాబు పుట్టినప్పుడు ఒక ఆ టైం తెలీలేదు. కానీ, ఒక తనకి ఇయర్స్ తను ఎప్పుడైతే స్కూలుకి వెళ్లడం స్టార్ట్ చేసాడో అప్పటి నుంచి నాకు కూడా ఒక ఈగరొచ్చింది. లైక్ నేను, నేను ఒక్కదాన్ని ఖాళీగా ఉంటున్నాను, నా టైమంతా వేస్ట్ చేసుకుంటున్నాను. వి వర్క్ చేసుకోవాలి. కాకపోతే తనని వదిలేసి, నేను ఎక్కడికో వెళ్లి జాబయితే చేయలేని పరిస్థితి.
బోరు గొట్టేస్తుంది. నిజమే. ఓకే. యెస్. యెస్. అవును. ఆఫీస్‌కి వెళ్ళాలి, చేయాలనయితే లేదు.
సో, ఏండంటే అక్కడ ఎందుకనంటే తను మ్యాక్సిమమ్ స్పెండ్ చేసే టైమే నాతోటే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు పొద్దునెళ్తే రాత్రి వరకు రారు. జాబ్ పరంగా. సో, తనతో స్పెండ్ చేయాలి. తనకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకోవాలి అననంటే మదర్‌గా అది నా రెస్పాన్సిబిలిటీ. అలా అని నేను కూడా జాబ్ కోసం బయటకి వెళ్తే అది కుదరని పని.
నిజమే. ఓకే. ఆహా! యెస్. నిజమే అండి.
అటువంటి పరిస్థితిలో నాకు <chuckles> దొరికిన బెస్ట్ థింగ్ ఏంటి అనంటే! వర్క్ యాహ్! అవునండి. ఒక రకంగా చెప్పాలంటే కరోనా తర్వాత కూడా, ఈ ఈ వ ఆ! వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి వద్ద పని అనేది బాగా పెరిగింది.
ఏకైక వరం అనమాట మీకప్పుడు దొరికిన నిజమే. అంటే, కరోనా తరో కరోనా నుంచే మొదలయింది యాక్చువల్‌గా. ఆ తర్వాత అందరూ దాన్ని ఇష్టపడ్డం మొదలుపెట్టారు. చాలా వరకు.
అవునండి. కరెక్ట్. ఆ! చాలా వరకు, చాలా కంపెనీస్ కూడా <sucks teeth> హ్మ్. ఆవి వర్క్ ఫ్రమ్ హోమ్‌ని బాగా ఆ! ఎంకరేజ్ చేశారు.. <sucks teeth> అండ్ టు బీ ఫ్రాంక్ హ్మ్. లక్కీ‌గా నేను అదే టైంలో జాబ్స్ కోసం ట్రై చేయడం మొదలు పెట్టాను.
అవును. ఇచ్చేశాయండి. ఓకే.
అలా నాకలా దొరికిందనమాట. సో, ఆ! నిజం చెప్పాలంటే ఆహ్, ఇంటి వద్ద పని చేయడం వల్ల కొంచెం బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాదనను. కాకపోతే ఏంటంటే మనం దగ్గరగా ఉండి అంటే వేరే ఎవ్వరికో మన పిల్లాడిని అప్పగించేసి, మనము ఆఫీస్‌కెళ్లి కూర్చున్నా గూడా మన మనసంతా ఏం చేస్తున్నాడో
నిజమే అండి. అవునండి. చాలా మందేంటంటే డే కేర్ సెంటర్‌లో పెట్టేసి గూడా మా పాపం వెళ్తూ ఉంటారు.
ఆ! అవునండి. ఏం చేస్తున్నాడు? ఎలా ఉంటున్నాడు? ఎలా? ఏంటి పరిస్థితి? అనేది చాలా ఆలోచించాల్సిన విషయము.
అవును. ధ్యాసంతా అక్కడే ఉంటుంది పిల్లలతోని.
కాకపోతే, ఇప్పుడు <smacks lips> నాకలా అలాంటి ఇబ్బందనేది <giggles> నాకు చాలా అంటే, లేదనే చెప్తాను.
తగ్గిపోయిందనమాట. పూర్తిగా తగ్గిపోయింది.
పూర్తిగా తగ్గిపోయిందండి. ఎందుకనం
సో, 2 ఇయర్స్ నుంచి మీరు ఇంటి వద్ద నుంచి పని చేస్తున్నారనమాట.
అవునండి. ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నాను. సో, ఒక పక్కన మా బాబుని చూసుకుంటనే నేను ఇంకొక పక్కంగా జాబ్ చేస్తూ వెళ్తున్నాను.
ఓకే. అయితే ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నప్పుడు బావుందండి. అయితే మీరు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నప్పుడు హ్మ్, చాలా చాలెంజెస్ గూడా ఉంటాయి. అంటే, మరి అవన్నీ దాటుకుంటూ పనిచేయాలి. అలాంటి విషయాలు గనక మీరు ఉన్నాయంటే గనక ఏం జెప్తారు?
అవునండి. చాలా ఉంటాయండి. అహా! చాలెం‌జెస్ గురించి మాట్లాడాలంటే చాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా మందికి అహా! అంటే ఇప్పుడున్న టు బి ఫ్రాంక్ ఇది మేల్ డామినేషన్ సొసైటీ అండి ఎంత కాదనుకున్న. మనము భ ఆ?
ఓకే. ఓకే. ఇప్పడికి గూడ ఉందంటారా? ఇప్పటికి కూడా ఉందంటారా అది?
ఉందండి. <chuckles>
ఓకే. మీరు చూసారన్నమాట లైవ్‌గానే.
చూసాను. యాక్చువలీ చూసాను, ఉంది కూడా. కాకపోతే ఇంతకు ముందు కన్నా చాలా బెటరుంది.
ఓకే. ఓకే. బెటర్‌గా అయితే కొంచెం మారిందంటారు.
అంత అంత టూ మచ్‌గా లేదు. బట్ స్టిల్ ఇంకా ఉంది అనే చెప్తాను. అంటే, లైక్ ఇంట్లో నుంచే పని చేస్తున్నానంటే కొందరికి చూసే వాళ్ళకి ఏంటనంటే కొంచెం తక్కువగానే చూస "ఆ వెళ్ళలేదేమి లేదు చేసేది ఏమి లేదు జస్ట్ ఒక ల్యాప్‌టాప్ పట్టుకొని కూర్చొని తిరుగుతా ఉంటుంది." అన్న ఆలోచన చాలా మందికుంటుంది.
ఓకే. ఓహ్! నిజమే అండి. అంటే వాళ్ళ ఆలోచన సంకుచితంగా ఉంటుంది.
ఆ! అవునండి. సో, ఎందునంటే అందరూ అంటే ఇప్పుడు మా అమ్మాయిలందరూ కలిసి జాబ్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి, గాని మన పేరెంట్ జనరేషను అండ్ ఈవెన్ మన జనరే ఈ జనరేషన్ వాళ్ళు కూడా చాలా మంది కొంచెం వెనకాలున్న అంటే ఆ జాబ్ అనే ఆలోచనలే. బేసికల్లీ అమ్మాయి అనంటే పెళ్లయ్యాక ఇంటిపట్టునే ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలనే ఆలోచనే ఉంది. ఆహ్, నిజంగా చెప్పాలంటే మా అత్తమామల యొక్క ఉద్దేశ్యం కూడా అలాగే ఉంది. నాకు అంటే నిజంగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబనేది నాకు ఒక పెద్ద ఛాలెంజే. అంటే
యెస్. ఓకే. ఓకే. అవునండి. అవును. ఓకే. నిజమే అండి. అంటే మీరు మరి ఆహ్, మి ఇ ఇలాంటి సమయంలో ఏంటంటే మీ హస్బండ్ గారి సపోర్ట్ కూడా చాలా అవసరం.
యాహ్! ఆయన సపోర్ట్ వల్లనే నేను జాయిన్ అవ్వగలిగాను.
ఓహ్! సూపరండి.
తను ఒక్క సపోర్ట్ వల్లనే ఆహ్, ఇదొక పెద్ద చాలెంజ్. కాకపోతే అక్కడున్న పెద్ద చాలెంజ్ ఏంటంటే, ఇక్కడ ఏ పనిని కూడా పక్కకినెట్ అంటే మనం జాబు టైంలో సపొ సపోజ్ మీటింగ్ ఉన్న టైంలో సపోజ్ ఎవరైనా స్పెషలు ఒకళ్ళు గెస్టొచ్చారు అంటే అటు ఆ టైంలో ఆ గెస్ట్‌ని నేను మేనేజ్ చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ జరిగే మీటింగ్‌ని మేనేజ్ చేసుకోవాలి.
ఓకే. ఆ! మేనేజ్ చేయాలి. వర్క్‌ని మేనేజ్ చే ఓకే. అంటే చాలెంజింగే యాక్చువల్‌గా ఇదంతా. అంటే కొంత మంది యాహ్! చెప్పండి.
అవునండి. చాలెంజింగే. అండ్ అలాగే కాకుండా, ఫ్యామిలీ పరంగా ఏంటంటే ఎవరన్నా ఫంక్షన్స్ ఉన్న, చుట్టాలన్నా, "ఇంట్లో నుంచే చేస్తుంది కదా! ఒక గంటొస్తే ఏమవుతుంది" అన్న మాటలు కూడా చాలా ఉంటాయి.
ఆ! నిజమే అండి. ఇప్పుడు చిన్న, చిన్న ఫంక్షన్స్ ఉంటాయి. అవేంటంటే చాలా చిన్నవి. అంటే బర్త్‌డేనో లేకపోతే ఇంకేదో చిన్న అకేషన్‌కి పెట్టుకుంటా ఉంటారు. వాటికి గూడా ప్రెజెంట్ అవ్వాలని జెప్పేసి చాలామంది ఆశిస్తూ ఉంటారనమాట. రాకపోతే గనక మరి ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో నుంచి వర్క్ జేస్తారు. ఒక గంట, 2 గంటలొచ్చి వెళ్తే
అవును. అవునండి. ఆ! ఇటువంటి సందర్భాలలో నేననుకున్నాను ఆఫీస్‌కెళ్లి చేసుంటే బావుండేది కదా! ఎందుకనంటే ఆఫీస్‌కెళ్తున్నాను నాకు కుదరదు అని చెబితే అక్కడ ఆగిపోయేది. "ఇంట్లోనే ఉంటున్నావు కదా! ఆ ల్యాప్‌టాప్ పట్టుకొని ఇక్కడే ఒచ్చి చేసుకో" అని అంటారు. కాకపోతే అదే ల్యాప్‌టాప్‌ని మనం ఎప్పుడు పొర పొరపాటున కూడా అబ్బాయిలు తీసుకెళ్లగలరేమో గాని అమ్మాయిలు తీసుకొని దట్ టూ మ్యారీడ్ వుమెన్ ఒక మదర్ అలా తీసుకెళ్లింది అనంటే అక్కడ చాలా మాటలు వినాల్సుంటుంది.
ఓకే. నిజమే అండి. నిజమే అండి. యెస్. యెస్. అంటే నిజమే అండి. బాబుని పట్టుకోకుండా మరి ఇద్ ఇది చూసుకుంటున్నాం.
హ్మ్. చూసే వాళ్ళందరూ అదే అనుకుంటారు. ఇల్లు పట్టించుకోదు, బాబుని పట్టించుకోదు. ఇలాంటి మాటలు చాలా కామన్‌గా వింటామన్నమాట.
హ్మ్. అంత స్టీరియోటైప్ ఇదంతా, ఇంకా మైండ్‌సెట్ మొత్తం.
అవునండి.
ఓకే.
సో, చాలా ముందుకెళ్ళే ప్రపంచంలో కూడా, ఇంకా మన ఆహ్, ఫ్యామిలీస్ ఇట్లున్నాయి.
సో, ఇలాంటి చిన్న, చిన్న వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేసారు మరైతే? మీరింలాటి ఫంక్షన్సున్నాయి అన్ అన్నారు అని చెప్పారు. మీరు దాన్ని ఎప్పుడెలా హ్యాండిల్ చేసారు? అంటే మీ వారిని గాని పంపించడం?
అనేసి అనిపిజ్ అంటే ఫస్ట్ నేను యాక్చువల్లీ అది హ్మ్, హ్మ్, టోటల్‌గా ఇంటి వద్ద నుంచి పనిచేసే ఆ జాబే కాబట్టి, నేను మా మేనేజర్‌తో ముందే మాట్లాడాను. అంటే ఒక 1 మంత్ అలా జాబ్ చేసాక, కొంచెం ఆహ్, హ్మ్. అంటే ఒకరికొకళ్ళు మాట్లాడుకోవడం వల్ల, ఒక చిన్న రాపో అనేది ఫార్మ్ అవుతుంది కదా! సో, అటువంటి పరిస్థితులు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడేటప్పుడు, నేను నా ప ఇది నా పరిస్థితి నాకు ఒక బాబున్నాడు, తన టైమింగ్స్ డిఫరెంటుంటాయి. అండ్ మా ఇంట్లో చూసుకోవాల్సిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి చూసుకోవాలి.
ఓకే. ఓహ్! సూపర్. అవునండి. ఓకే. వివరంగా చెప్పేసారన్నమాట. మీరు మీ మీ పరిస్థితేంటనేది.
యాహ్! నేను తనకి క్లియర్‌గా, చాలా క్లియర్‌గా చెప్పాను. అండ్ వర్కు విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ కూడా అవ్వను
సూపర్.
ఫుల్ ప్లెజ్డ్‌గా చేస్తాను, కాకపోతే, ఒకవేళ ఎక్కడైనా ఫ్లెక్సిబిలిటీ, టైమ్ ఫ్లెక్సిబిలిటీ కుదిరితే కొంచెం టైమ్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి. అని క్ అడిగానన్నమాట.
ఓహ్! చాలా మంచిగా అడిగారండి. యాక్చువల్‌గా ఏంటంటే, మీ పరిస్థితి మొత్తం వివరిస్తూ, మరి మీరు పనినైతే ఎక్కడ తగ్గను. మరి ఫుల్లుగా ఆహ్, కమిట్మెంటిచ్చి పని చేస్తానని చెప్పడం ద్వారా ఏంటంటే, వాళ్ళకి గూడా ఒక మంచి ఇంప్రెషన్‌ని ఇచ్చిన వారవుతారు మీరు.
హ్మ్. అవును. అప్పటికి, ఒక 1 మంత్ వర్క్ చేయడం కూడా వాళ్ళు చూసారు కాబట్టి, తనకి కూడా ఒక కాన్ఫిడెన్సనేది కలిగింది నా మీద. ఎందుకంటే నేను జాయినయిన అదే రోజు చెప్తే, అంత తొందరగా ఒప్పుకున్న అంటే ఒక్ ప్రతి మనిషికి ఒక డౌటనేది ఖచ్చితంగా ఉంటుంది.
ఓకే. నిజమే అండి. నిజమే.
అందుకని ఒక 1 మంత్ తరువాతనే నాక్ ఏంటంటే నా పరిస్థితి కూడా నాకర్థమవ్వాలనే కండిషన్ మీద నేనొక 1 మంత్ చూసి అడిగాను మం మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయి‌న్ చేసి చెప్పాననమాట. లక్కీ‌గా ఏంటంటే మా మేనేజర్ ఒప్పుకున్నారు. అంటే, ఆహ్, పర్టిక్యులర్ టైమింగ్స్‌లో అయితే ఖచ్చితంగా వర్క్ చేయాలి కాకపోతే, ఎప్పుడైనా సిచ్యువేషన్స్ బాలేనప్పుడు, కుదరలేదు అనన్నప్పుడు, ఫ్లెక్సిబిలిటీ‌కి మెసేజ్ చేయమన్నారు లేదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు.
ఓకే. బావుంది. బావుందండి. ఓకే. యెస్. యెస్. ఓకే. అంటే, మీకు కొంచెం వెసులుబాటు కల్పిచ్చారనమాట.
ఆ! అవునండి. కానీ, ఇక్కడ టోటల్‌గా ఇవ్వలేదు. బట్, పర్లేదు. నేను మేనేజ్ చేసుకో ఇలా చిన్న, చిన్న ఫంక్షన్స్‌కి గురించి అండ్ ముఖ్యంగా మా బాబుకి కొంచెం ఫీవరున్నప్పుడు అలా.
ఓకే. నిజమే అండి. నిజమే. అయితే ఇప్పుడు ఆ! నిజమే అండి. వాళ్ళకి హెల్తు వాళ్ళేంటంటే వాళ్ళకి ఎప్పుడెలా ఉంటుందో హెల్త్ అది చెప్పలేం.
హ్మ్. తెలీదు. పిల్లలు కదా అండి. అండ్ థట్ టు అప్పుడే కొత్తగా స్కూలుకెళ్తున్నారు గదా!
యెస్. యెస్. అంటే, వాళ్ళకి సెన్సిటివ్‌గా ఉంటుంది బాడీ. అవును. స్కూలుకెళ్తే గనుక <laughs> అవునండి. చాలా ఈజీగా అప్పడి వరకు పొద్దున బాగుంటాడు, సాయంత్రం వచ్చే వరకి డల్‌గా వస్తాడు. పాపం ఆ చిన్నారి హ్యాన్ హ్యాండిల్ జేయడం చాలా కష్టం. ఓకే.
కొత్తగా స్కూలుకెళ్తే పక్కన వాళ్ళదందరిది <giggles> వీళ్ళకంటిచ్చుకొనొస్తారు. అవును. ఆ! అలా ఒస్తే మీదనే పడుకుంటాడు. ఎత్తుకొనే ఉండాలి. ఆప్షనుండదు. దించే ఆప్షనుండదు.
ఓకే. ఎత్తుకొని మీరు పని జేస్తూ ఉండాలి. పడుకోబెడుతూ గూడా వర్క్ చేస్తూనే ఉండాలి.
అలాగే చేశానండి. నిజంగా చెప్పాలి అంటే ఒకటి ఆ లెఫ్ట్ హ్యాండ్‌లో ల్యాప్‌టాప్ పట్టుకోవడం, రైట్ హ్యాండ్‌లో వంట చేయడం, రైట్ హ్యాండ్‌తో ఇల్లు ఊడవడం ఇవే చేశానండి నిజంగా చెప్పాలి అంటే.
అయ్యయ్యో! అబ్బాబ్బాబ్బా! మల్టీ టాస్కింగ్ అంటే, నిజంగా మల్టీ టాస్కింగే జేశారండి మీరు.
హ్మ్. <chuckles> నిజంగా. ఆ! కాకపోతే ఇంత ఇదంతా చేస్తే గూడా ఒక రకమైన సాటిస్‌ఫాక్షనే. నా బాబుకి నేను దూరంగా ఏమి వెళ్ళట్లేదు, కంటిన్యూయస్‌గా నేను తనతోటే ఉండగలుగుతాను. అండ్ నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఓకే. అనేటోళ్ళు అను అంటున్నారు గాని ఫైనల్‌గా అటు ఫంక్షన్స్‌ని, ఇటు ఇంట్లో ఉండే జరిగే చిన్న చిన్న కార్యక్రమాలు, ఇంటికొచ్చి చా అప్పుడప్పుడొచ్చి ఒచ్చిపోయే గెస్ట్‌లని, ఆ! అప్పుడు చేసేటప్పుడది చాలా ఇబ్బందిగా అనిపిచ్చినా గూడా అదోగా ఏదో రకంగా అయితే నెట్టుకొచ్చానండి.
యెస్. అంటే, మీరన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఓకే. అవును. ఓకే. బావుందండి. మీరిక చాలా అంటే, మీరు ఒక బాబుతో పనిజేస్తూ, మరి ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలతో మరి వాళ్ళని గూడా పక్కన బెట్టకుండా వాళ్ళని గూడా వాళ్ళకి కావాల్సినయి సమకూరుస్తూ, మరి ఇంకొక పక్కనేంటే మీ హస్బెండ్ గారితో సపోర్ట్ దీసుకుంటూనే మీ పనిలో మీరు ఆహ్, ముందుకు పోవడం చాలా మంచిది.
అవునండి. ఆ! న నిజంగా చెప్పాలంటే ఇదంతా నేను అచీవ్ చేయడానికి మొత్తం ఆయన సపోర్టే ఉందండి.
ఓహ్! సూపరండి. సూపర్!
నిజంగా. టోటల్‌గా ఆయన సపోర్టే చేశారు మా హ! వారు. సో, తను
ఓకే. అయితే, ఎప్పుడన్నా మీకు మరి ఎప్పుడన్నా ఒకసారి మీరు ఆఫీస్‌కొచ్చి టీమ్ డిన్నర్ గాని, లేకపోతే టీమ్ అవుటింగ్ గానికి రండి అట్లాంటివేవన్నా ఏర్పాటు చేశారాండి?
అలాంటియి అయితే మిస్సయిపోయాననే చెప్తానండి.
అయ్యయ్యో! అంటే, తరువాత వెళ్తారేమో.
అంటే, ఇలా నా ఫ్యామిలీ‌తో స్పెండ్ చేయగలిగిన టైం దొరికింది. కాకపోతే ఫ్యామ్ ఆహ్, కలీగ్స్, టీమ్ లంచ్, టీమ్ మీట్ ఇట్లాంటియి ఆఫీస్‌లో జరిగే ఫన్నీ ఫన్నీ థింగ్స్ అవన్నీ కూడా నేను ఆబ్వియస్‌గా మిస్సయిపోయాను.
ఓకే. ఓకే. ఓకే. అంటే మీరు <laughs>
సో, అప్పుడప్పుడు నా కొలీగ్స్, వేరే కొలీగ్స్ ఆఫీస్ నుంచి వర్క్ చేసే వాళ్లందరూ మాట్లాడుతూ ఉంటే అనుకుంటానన్నమాట. అండ్ ఈవెన్ వాళ్లకి డిఫరెంట్ ఫన్నీ గేమ్స్ కూడా ఉంటాయి. వీకెండ్స్, ఎవ్రీ వీకెండు.
నిజమే. యెస్. ఓకే.
సో, వి ఆర్ ఔట్ ఆఫ్ దట్ బాక్సన్నమాట. వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్లకి ఆప్షన్ అయితే ఉండదు.
నిజమే అండి. వాళ్ళేంటంటే ఫన్ యాక్టివిటీసు, స్ట్రెస్ బస్టర్సు ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. వవి చూస్తున్నప్పుడు ఏంటంటే, అబ్బా! నేను గూడా అక్కడుంటే బావుండు, అలా ఆడితే బావుండు అని అనిపిస్తూ ఉంటుంది.
ఆ! అవునండి. కాకపోతే ఏంటంటే వర్క్ కొన్ని సందర్భాలలో వర్క్ ఫ్రం ఆఫీస్ కూడా, ఎందుకనంటే వర్క్ ఫ్రం ఆఫీస్‌లో పర్టిక్యులర్ టైమింగ్ ఉం మీరు పొద్దున్నే 10 కెళ్లారు అనంటే మధ్యలో ఒక 2 అవర్స్ అటు ఇటు బ్రేక్ తీసుకుంటారు.
యెస్. ఓకే. అవును తీసుకుంటుంటారు.
వర్క్ చేసి మళ్లీ ఇంటికొస్తారు. కాకపోతే ఇంటి వద్ద నుంచి పని అంటే ఏంటంటే, మీరు ఏ బ్రేక్‌లో కూడా ఖాళీగా ఉండరు.
యెస్. మళ్లీ ఏంటంటే కొన్ని వర్క్, వర్కు అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. చేయాల్సింది గూడా ఎక్కువనే ఉంటుంది. వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువనే ఉంటాయి.
కంటిన్యూయస్ అవును. ఇప్పుడు నేను ఆఫీసుకు టై ఆ! ఆఫీస్ టైములో నేను బ్రేక్ తీసుకున్నాను. టీ బ్రేక్ తీసుకున్నాను అంటే బేసికల్లీ అది టీ బ్రేక్ కాదండి. ఇంటికి సంబంధించిన ఏదో ఒక పని చేయడము.
ఓకే. యెస్. యెస్. అవును. అవును. మీకు బ్రేకంటే గనుక బ్రేక్‌లో ఇంకొక పని చేయడం. <laughs> ఓకే.
ఆ! స్ అవునండి. ఇక్కడ బ్రేక్ తీసుకొని అక్కడ చేయడం, అక్కడ బ్రేక్ తీసుకొని ఇక్కడ చేయడం.
నిజమే. నిజమే. అంటే <chuckles> కంటిన్యూయస్‌గా మీరు ఒక పనితోనే ఎంగేజ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ గూడా స్టాపయ్యి, రిలాక్సయ్యిందయితే లేదు.
అవునండి. లేదండి. ఉదయం లేచినప్పటి నుంచి రౌండ్ ద క్లాక్ పడుకునేంత వరకు అయితే రన్నింగే చేశాను.
ఓకే. ఎప్పుడన్నా అనిపిచ్చిందా, "అబ్బా! నేను ఇంత శ్రమ పడిపోతున్నా, అసలు ఎందుకులే రెస్ట్ తీసుకుందాం" అనెప్పుడైనా అనిపిచ్చిందా? కొన్ని కొన్ని సార్లు హెక్టిక్‌గా ఉన్నప్పుడు ఏంటంటే, "అబ్బా! ఇదొద్దులే, ఈ వర్క్‌తోని మన వల్ల కాదులే" <giggles> అని కూడా అనిపిస్తుంటది కదా! అలాంటి సందర్భాలేమైనా ఉన్నాయా మీకు?
నియర్లీ యాహ్! యాహ్! న ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అండి. నియర్లీ మీరేసుకోవచ్చు, 10,000,00,00,000 కూడా యేసుకోవచ్చు. అన్ని సార్లనుకున్నాను. అంటే బికాజ్ దేర్ ఈజ్ నో అండ్ ఇట్ ఈజ్ లైక్ మొత్తం కూడా రెస్ట్‌లెస్ జీవితంలాగా అయిపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఉరుకులు పరుగులు. ఇదే జీవితం అనిపిచ్చింది. కాకపోతే అందులో గూడా ప్రతి ఒక్క పనిని సాటిస్‌ఫై చేసి అంటే అవన్నీ చేయంగా, అప్పుడు విమర్శించిన వాళ్లే తర్వాత తర్వాత పోను పోను వాళ్లకే అర్థమవుతుంది. లేదు. సాయం చేస్తుంది.
ఓకే. <laughs> ఓకే. నిజమే అండి. యెస్. అవును. అవునండి. తర్వాత మిమ్మల్ని ప్రశ్నజింప ప్రశంస చెప్పడం గాని లేపోతే మిమ్మల్ని ఇంగ మంచి గౌరవంగా చూడడం గాని కూడా జరుగుతూ ఉంటుంది.
అవన్నీ జరిగాయండి. అవన్నీ గూడా జరిగాయి. అంటే, అంటే నేను చేసేటప్పుడు ఆ ఇబ్బందిని నేను చాలా ఫీలయ్యాను. ఖచ్చితంగా నేను చాలా సార్లనుకున్నాను. అసలు నేనేమి చేయకుండా చుట్టూ మా కజిన్స్ వీళ్లందరినీ చూసున్ వాళ్ళున్నట్టుగానే నేను కూడా హౌస్‌వైఫ్‌గా ఉన్నా ఫ్రీగా ఉంటాను కదా అనుకున్నాను.
సూపరండి, సూపర్! ఓకే. అవునండి. అనిపిస్తూ ఉంటుంది.
లేదా ఆఫీస్‌కెళ్ళి అట్ లీస్ట్ మా కలీగ్స్‌తో కాసేపు టైమ్ స్పెండ్ జేయొచ్చు. బ్రేక్ టైమ్‌లో బ్రేక్ తీసుకోవచ్చు అన్న ఫీలింగ్ కూడా చాలా సార్లనిపిచ్చింది.
యెస్. యెస్. అవునండి. నిజమే. మీకు ఆఫీస్‌కి ఎళ్తే గనుక అట్ లీస్ట్ 2 అవర్స్ మీరు బ్రేకుంటుంది. మళ్లీ, మళ్లీ వెళ్లే టైమ్ ఒచ్చేటప్పుడు గూడా మీరేంటంటే, అక్కడ వెహికల్‌లో కూర్చుంటే చాలు, జస్టు ఆ ట్రావెలింగ్ గూడా మీకు స్ట్ నచ్చిన పాటలు వింటూ గానీ రిలాక్సయిపోతుంటూ రావచ్చు.
ఆ! బ్రేకుంటుంది. ట్రావెలింగ్. ఆ! ఉంటుంది. అవునండి. కాకపోతే అవన్నీ కాకపోతే వీటన్నిటిని మించింది ఏంటి అని అంటే, మా బాబు. తను చిన్న బాబు. యాహ్! తనని చూసేకల్లా ఇవన్నీ టెన్షన్స్ ఇవన్నీ రాత్రి పూట పడుకునేటప్పుడు తనతో ఒక 5 మినిట్స్ పడుకోబెట్టేసి పడ్ ఆహ్, పట్టానంటే. ఆరోజు పడిన శ్రమ అంతా కూడా పోతుంది. తన ముద్దు ముద్దు మాటలతోటి. అదంతా తీసేస్తూ ఉంటుండు. అలాగే ఆహ్, మా అత్తమామ కానీ. నా <smacks lips> చుట్టాలు. ముఖ్యంగా మా ఆయన. నేను చే నేను మాక్సిమం అన్ని కూడా సమర్ధవంతంగా చేయడానికే ప్రయత్నించాను. ప్రతి ఒక్క బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రయత్నించాను కాబట్టి. వాళ్ళు కూడా సంతోషించారు.
ఓకే. ఓకే. తనని చూస్తే గనుక మీకు మొత్తం మర్చిపోతారు. శ్రమ అంతా మర్చిపోతారున్నమాట. ఓకే. నిజమే. నిజమే. బాగుందండి. చాలా బాగా నిజమే. చాలా బాగా సమర్థవంతంగా నిర్వ నిర్వహిస్తున్నారని అర్థమవుతుంది. అయితే మరి మరి ఇంటి వద్ద నుంచి పని సంస్కృతిని మీరు ఎలా అనుభవించారో. ఎలా సెట్ చేసుకున్నారో, ఎలా మరి మోటివేటవుతున్నారు. మరి మీకు మీకు మీకు మీక్ మీరు మీకు మీరుగా ఎలా డెవలపయ్యారు. మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది, ఇలాంటి విషయాలన్నీ మీ అనుభవాల ద్వారా చాలా చక్కగా వివరించారండి. మీకు నా ధన్యవాదాలు.
అవును. త ధన్యవాదాలు అండి. మీతో మాట్లాడడం నాకు సంతోషంగా ఉంది.